బీట్ సాంగ్స్ అంటే, ఎక్కువ బీట్ సాంగ్స్ అయితే వినను. కానీ వింటే మాత్రము 'పవన్ కళ్యాణ్' గారి పాటలు అయితేనే వింటాను, బీట్ సాంగ్స్ అయితే.
ఆ! అవునా? అది. చెప్పండి. చెప్పండి. 'పవన్ కళ్యాణ్' పాటలేంటిదో.
ఆ! 'లబో లబో లబరి గాజులు' ఆ సాంగ్.
ఆ! ఎత్తుకొలసలు. <laughs>
అలాంటి పా ఆ! ఎత్తుగొలుసులు ముక్కు పుడకలు, నడుము సన్న నాగరాలు అబ్బో అబ్బో! అయి, అట్లాంటి ఆయన సాంగ్ ఆయన సాంగ్‌లయితేనే మాస్ పాటలు వింటాను. లేకపోతే అసలు వినను.
అబో దిబో! <laughs> అవును. హ్మ్. ఆ! ఈ ట్రెండ్ ఒకటుందిలెండి. అంతే గదా? అయితే
ఆ! ఆయ్ ఆయన పాటలో వైబ్ ఉంటది అసల ఫుల్లుగా. ఎంజాయ్ చేసే వైబ్ మోటివేషనల్ వైబ్ ఉంటది అసల.
హ్మ్. ఈ పాటిన్నారా మీరు చిట్టి నడుమునే చూస్తున్నా పాట?
ఆ! విన్నాను. విన్నాను. ఆహ్, గుడుంబా శంకర్‌లోది.
హ్మ్. అదీ నచ్చి అదీ నచ్చిందా మీకు?
ఆ! 'గుడుంబా శంకర్' పాటలు కూడా బావుంటాయి.
చిగురాకిలానా సంథింగ్ ఏదో ఉంటది పాట దాంట్లో. చిలక ఇక తొలక
ఆది కాకుండా ఇంకొక పాట్ చిగురాకు చాటు చిలక... ఈ అలజడి ప్రేమేగా...
హ్మ్. అనుకోని దారి గనుక...
పూజారి కనక ఇక తిక్ ఈ తిప్పలు తప్పదుగా! ఆ! చాలా బాగుంటది ఆ పాట కూడా. గుడుంబా శంకర్ మూ పాటలు గూడా బావుంటాయి.
ఇక తికమక తప్పదుగా! హ్మ్. చాలా బావుంటాయి పాటలు. హ్మ్. అవును. చాలా వరకు.
ఆడువారి మాటలకు అర్ ఎందులోది ఇది?
హ్మ్. 'ఖుషి' హ్మ్.
ఖుషి అవును. ఖుషి ఖుషిలో గూడా బావుంటది.
అవును. ఖుషిలో గూడా చాలా పాటలు బావుంటాయి.
అసల ఖుషి ఈస్ 'ఖుషి' అసలు పాటల్లో ఒక ఆ ఏజ్‌లో ఒక ఎరా అన్నమాట. ఖుషి ఎరా అది.
అవును. వాస్తవం మీరు చెప్పింది. కరెక్ట్‌గా ప్రతీది కూడాను ప్రతి పాట చాలా బావుంటది దాంట్లో. ఇంకా ఎక్కువ ఎక్కువ విన్న పాటేంటి మీరు బాగా?
అవును. నేను ఫస్ట్ ధియేటర్‌కెళ్ళిన సినిమా 'ఖుషి'.

అది దేశభక్తియైనా మొత్తముంటది అందులో. ఇంకా పవన్ కళ్యాణ్ గారిది లే లే లే లే, ఇవ్వాలే లేలే అందులో కొన్ని లిరిక్సొ‌స్తాయి.
హుహు. ఇవ్వాలే లే లే హుహు. బావుంటది ఆ పాట కూడా.
పుడుతూనే ఈనెల్లే అలాగ అలా ఒస్తది. అంటే కంప్లీట్‌గా నాకు గుర్తులేదు. అవును.
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి. <chuckles>
ఆ అలాగ అందరికి హెల్ప్ చేయాలి అన్నట్టు కొంచెం మోటివేషన్‌గా అనిపిస్తది. అవును. ఇంకా
చాలా బావుంటది ఆ పాట లిరిక్సంత కూడాను. హ్మ్. అయితే, ఇంకా రీసెంట్‌గా ఒచ్చిన సినిమాల్లో మీరిది "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" అని చెప్పారు గదా! నిన్న గాక మొన్న రిలీజయిన సినిమాల్లో కాని ఇట్లాంటియేమన్నా గాని మనసుకి కొంచెం కొంచెం అంటే కొంచెం అనిపిచ్చినియి కూడా ఏమి లేవ్వా?
హుహు. అవును. మన "ఓజి" సినిమాలోనే ఉంది కదా! అది. అది అంటే ఆ సాంగ్ రిలీజ్ చేయలేదు కానీ, తరువాత మూవీలో ఒస్తది. ఆహ్, ఈ మనకి 'సువ్వి సువ్వి' సాంగ్‌దే ఆ నాన్న వర్షన్ ఒస్తది నాకు లిరిక్స్ గుర్తులేదు కానీ. అది
ఏం పాట? ఆహా! హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
ఆ సాంగంటే చాలిష్టం. ఆ! అది చాలా బావుంటది. నాన్న సాంగ్ మాత్రము ఆ చాలా హార్ట్ టచింగ్‌గా అనిపిస్తదన్నమాట ఆ బిట్.
సువ్వి సువ్వి సాంగ్ కూడా బావుంటదనుకుంట కదండీ? ఆ పాట కూడా. హ్మ్. హ్మ్. చాలా వరకు, చాలా వరకు హ్మ్. చాలా చక్కగాను ప్రతి పాట కూడాను మీ మనసుకు హత్తుకున్న ప్రతి పాట కూడాను పాడి, వినిపించి హ్మ్. చాలా చక్కగా ఒక్కసారిగా అయన్ని కూడాను గుర్తు చేసేసారు మొత్తమంతా కూడాను. నాకు మాట్లాడినంత సేపు చాలా సంతోషంగా అనిపించింది.
అవును. అవునండి. అవునా అండి! చాలా ధన్యవాదాలండి. నా చేత అన్నీ అడిగి <chuckles> పాడిచ్చుకున్నందుకు.
ధన్యవాదాలండి. <chuckles> ధన్యవాదాలు.